హుహు. హ్మ్. ఓకే అండి.
హ్మ్. అలాగా వర్షం వల్ల ఇబ్బంది పడ్డాను. ఇంకో సందర్భం గూడా ఉంది నాకు. అది చాలా ఉన్నాయి వర్షం వల్ల, ఎప్పుడు ఇబ్బందులే మన‌కెక్కువ వర్షాలున్నప్పుడు. <chuckles>
ఆహా! చెప్పండి. <laughs> మీకిస్ట్ వర్షానికి మీరంటే ఇష్టమై ఉండొచ్చు మే‌బి.
నాకు వర్షము ఇష్టం. అదీ ఎలాగంటే ఒకటి, 2 రోజులు పడితే బానే అనిపిస్తుంది. <chuckles> నాకు చాలా ఇష్టం. ఆ!
<chuckles> నిజమే అండి. అదే, అదేదో సినిమాలో, నాకు వానంటే చాలా ఇష్టం. అంటే వెంటనే బురద కూడా వచ్చిద్డి, అని చెప్తది కదా! నేను వర్షాకాలం లాంటి దాన్ని, వచ్చేది రె రెండు నెలలైనా పంట మాత్రం సంవత్సరం మొత్తం వచ్చిందంటే, పక్కనుంచి బురద మాత్రం వెంటనే వచ్చిద్డి అని చెప్త
హ్మ్. ఆ! అవును. హ్మ్. హ్మ్. <chuckles> అవును. సునీల్ గారో ఎవరో ఉంటారనుకుంట దీనికి. హ్మ్.
ఆ! ఆ మూవీ‌లో సమంత గారు, అను, హరితేజనో ఆమెవరో ఆళ్ళిద్దరి డైలాగు. హ్మ్, హ్మ్.
హ్మ్. హ్మ్. అరేయ్! 'ఆఆ' సినిమా అనుకుంట. యాహ్! ఆహ్, అలాగ అలాంటి సందర్భాలు‌న్నాయి. ఇలా మళ్ళీ నేనొకసారి డిగ్రీలో, ఎగ్జామ్ రాసేసి వస్తున్నాను, నేను మా చెప్పాను గదా! ఇందాక మా మేనత్త కొడుకని జెప్పేసి. అతని బైకు దీసుకొని యెళ్ళాను నేను.
సో, అట్లనే. హుహు. అవును. ఓకే.
హ్మ్. వ ఎగ్జామ్ రాసేశాను. ఆ రోజు ఈవెనింగు ఈవెనింగ్ ఫైవ్‌కయిపోయింది. ఆహ్, ఈవెనింగ్ ఫైవ్‌కయిపోతే, నేను మా ఫ్రెండ్స్‌తోటి బయటేదో గెట్ టుగెదర్ ఉందంటే, అదే రోజు సాయంత్రం, బయటికెళ్ళామండి, చిన్న‌గా పార్టీ చేసుకున్నాం ఆరోజు. ఎగ్జామ్సయిపోయినయని ఒక ఆనందంలో. <chuckles> అయితే అక్కడ నుంచి ఆ పార్టీ ముగించుకొని, నేను బైకు మీదొస్తున్నాను. ఇంకో మా‌దా ఇల్లు ఒక, 10 కి.మీ. ఉంది అనంగా నా బండిలో పెట్
హుహు. హుహు. ఓకే. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. ఇంకా, పది కిలోమీటర్లు చాలా దూరమెళ్లారు అయితే పార్టీ‌కి.

హుహు.
నా బండ్ల పెట్రోల్ అప్పుడే అయిపోయింది.
ఆహా! అసలు సూపర్! ఇది గదా! అసలు ట్విస్ట్ సినిమాలో ట్విస్ట్.
ఆ! <chuckles> బండ్లో పెట్రోల్ అయిపోయింది. అస‌లెక్క‌డేం తోచట్లేదు నాకసలు. ఇంకో 10 కిలోమీటర్లు ఉంది ఆహ్, ఆ సమయంలో ఎవరు వస్తారండి మనకి 10, 10:30 అవుతుంది సమయం.
ఓకే. అవును. అసలు వర్షం పడుతుంటే ఇంకెవరు వస్తారండి. అసలు ఎవరు రాను గూడా రారు.
ఆ! ఇంట్లో జెప్తే ఇక ఇంకా ఆరోజు భరతనాట్యం జేప్పేసారు అని చెప్పేసి. హ్మ్. మా మేనత్త కొడుకుకి జేశాను నేను ఫోన్. ఇలాగ పెట్రోల్ అయిపోయిందిరా ఆహ్, తీసుకొని వస్తావా? అంటే తీసుకొచ్చాడు. ఆహ్, ఒక హాఫ్ అన్ అవర్‌లోనే వచ్చేసాడు. అతను తడుచుకుంటా ఒక స్వెటర్ గూడా పైన రెయిన్ కోట్ గూడా యేసుకురాకుండా.
హ్మ్. ఓహో! ఓహో! హ్మ్. మరి మీరింటికెళ్ళాలంటే అలాంటోళ్ళు ఉండాలి గదా! <laughs> ఓకే. అదే. అదే. అవును.
హ్మ్. <chuckles> కొందరుంటారు అలాగ. ఇప్పు‌డే సిట్యుయేషన్‌లో గూడా రావడానికి. ఆ! తీసుకొచ్చాడు. ఇంకా ఇద్దరం తడుచుకుంటూ వేళ్ళె వెళ్ళాము ఇంక అదే వర్షంలో. ఇలాగ చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానండి. వర్షం నుంచి ట్రైన్ నుంచి.
హ్మ్. ఓకే అండి. ఆహా! ఓహ్! అవునండి. అవును. నిజంగా. ఇవి కొంచెం కొన్ని కొన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటామండి జీవితంలో. అలాంటియి ఎదుర్కున్నప్పుడే మనకి కూడా పరిస్థితులు కూడా అర్థమవుతూ ఉంటాయి.
హ్మ్. ఆ! అర్థమవుతాయి. దాని తర్వాత దానికి ఎ ఎట్లా దానికనుగుణంగా ఎలా రెడీ అవ్వాలని జెప్పేసి మనకర్థమవు‌తు ఆహ్, ఉంటుంది.
ఏంటి అంటే ఏంటి అనేది. హ్మ్. అవును. తెలుస్తూంటుంది. నిజంగా వర్షము ట్రైను డిలే ఇలాంటి పరిస్థితులు మీకు వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కొన్నారనే విషయాన్ని చాలా చక్కగా వివరించారండి. మీతో మాట్లాడటం చాలా ఆనందంగా అనిపిచ్చిందండి. ధన్యవాదములండి.
హ్మ్.

హ్మ్.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కెళ్తుంటే, మీ టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదని జెప్పేసి ఒస్తుంది. మా అన్నయ్య బుక్ చేసాడు, ఆ టికెట్స్ గూడా. ఆ!
ఓహో! అయితే వెయిటింగ్ లిస్ట్ ఉండుంటాయి.
ఆ! వెయిటింగ్ లిస్ట్‌లో ఉండింది. అయితే అనుకున్న నేను. ఆ! ఇంకా ఈ టికెట్స్ గూడా క్యాన్సిలైతే నేనింగ నేనేం రానని జెప్పేసి చెప్పాను మా అన్నవాళ్ళకి ఎలాగంటే బస్‌లో
ఓకె. హ్మ్. అదే కదా! కానీ అంత దూరం వితౌట్ సీట్స్ బుకింగ్ లేకుండా వెళ్ళడమంటే చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి.
హ్మ్. అంటే ఒకవేళ కాన్సెలైపోతే ఆహ్, బస్‌లో ఎళ్దామని జెప్పేసి మా వాళ్ళంటున్నారు. ఆహ్, ఆహ్, నేనలా బస్‌లో రాను. నాకసలు అసలు నచ్చదు బస్‌లో రావడమంటే అని జెప్పేసి చెప్పాను నేను. ఆహ్, ఆహ్ అక్ అప్పటికి నాకు ఎళ్ళాలని ఇది లేదు. అంటే ఆహ్
ఆహా! ఓకె. హ్మ్. హుహు. ఓహో! మీరందుకని మాట్లాడితే నేను మానేస్తా అంటున్నారు.
<laughs> నిజంగా. ఎలాగంటే నాకు వేరే పనులున్నాయి అదే సమయంలో. కానీ మా అన్న టికెట్స్ బుక్ చేసేయడం వల్ల వెళ్ళాల్సొచ్చింది. అది గూడా కొంచెం బలవంతం మీదే. ఆహ్, అక్కడ వెళ్ళాము సికింద్రాబాద్‌కి ఆహ్, వెయిట్ చేశామండి. ఒక హాఫ్ అన్ అవర్‌లో ఒస్తుందన్నారక్కడడిగితే హాఫ్ అన్ అవర్‌లో ఒచ్చేస్తుందని చెప్పి ఆహ్, వెయిట్ చేశాము. హాఫ్ అన్ అవర్ చూసాము. మళ్ళీ వెళ్లడిగితే ఇంకో హాఫ్ అన్ అవరన్నారు అలాగ హాఫ్ అన్ అవర్‌లు గాస్త 2 గంటలు వ అయిపోయింది మాకు ట్రైన్ డిలే.
హ్మ్. ఓకె. ఓకె. హుహు. హ్మ్. హుహు. ఓహో! ఓకె. ఓహో! అసలు ట్రైన్‌లు డిలే అయితే ఎంత చిరాకొస్తదో అండి. ఎందుకంటే మనం పెట్టుకున్న టైము, అనుకున్నది మొత్తం స్పాయిలైపోతూ ఉంటుంది.
హ్మ్. అక్కన్ హ్మ్. హ్మ్. అవును. ఆహ్, ఇంకోటేంటంటే మనకి ట్రైనొచ్చిందది 2, 2:30 గంటల తర్వాతొచ్చింది. ఆహ్, మా కోచెస్ అప్పటికే ఆహ్, ట్రైనొచ్చాక కన్ఫర్మ్ అయింది మాకక్కడ. ఆహ్, చూస్తే ఎక్కడో ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి, మేము ఆ భోగికెళ్ళాలంటే మా దానికెళ్ళాలంటే.
హ్మ్. హుహు. ఆహా! ఓకె. ఓహో! అది మీరు చె బుక్ చేసుకున్న కా దానికి వెళ్ళాలంటే. హ్మ్.
హ్మ్. అవునండి. ఎస్ వన్నో ఏదో ఉండే భోగి. అయితే దగ్గర దగ్గర మేము అంటే ఆ ట్రైన్ ఆగినా దూరం నుంచి దానికి మధ్యలో డిస్టెన్స్ 1 కిలోమీటరుండింది. ఇంకా హడావిడి హడావిడిగా
ఓకె. హుహు. హుహు. కానీ మనకీ ముందే డిస్‌ప్లే చేస్తారు కదా! ఏదెక్కడాగుతుందని నియర్‌గానే?